నీరు అనేది చాలా ముఖ్యమనమాట. అంటే నీళ్ళు త్ ఆ లేకుండా ఏది నడవదనుకోండి. సో, ఒకప్పుడైతే బాగా స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ ఉండేదనమాట సో ఎప్పుడైతే ఇదంతా జనరేషన్స్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ మారే కొద్దీ, ఏమైతుందంటే నీళ్ళు దొరకడము కష్టమవుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ నీళ్లలో కొంచెం కల్తీ అని గూడా చెప్పొచ్చనమాట. పూర్వకాలంలో నీళ్ళనేవి చాలా తియ్యగా ఉండేవి. ఇప్పుడు కొంచెం ఆ మారింది కదా! లైక్ బోర్ నీళ్ళని అంటున్నాము. మళ్ళీ ఏమంటరు మునిసిపల్ నీళ్ళని, యిర్ ల రకరకాలుగా ఒచ్చాయి గదా! మరి మీ లైఫ్‌లో మీరు వాటర్‌ని ఏ విధంగా వాడుకుంటారు? ముఖ్యంగా ఇంట్లో అనమాట. అన్ని రకాలగి బ్యాలెన్స్ వాడతారా? లేకపోతే కొన్ని కొంతమందేంటంటే వాటర్ అదే మోటర్‌కేస్తారు గదా. ఓవర్ ఫ్లో గూడా ఇలా చేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటారు. మరి మీ లైఫ్‌లో మీరు పొదుపుగా వాడతారా వాటర్‌ని? లేకపోతే ఎంత వాడాలో అంత వాడతారా? ఆ ఓవర్ ఫ్లో ఇలా ఎక్కువేమన్నా చేస్తూ ఉంటారా చెప్పండి?
అవునండి. అవునండి. అవును. అయితే ఈ నీటినండి నేను పరిరక్షణకండి. ముందుగా మా విలేజ్ గురించి చెప్పాలండి. మార్పండి. అయితే మా విలేజ్‌ లోన మాకు రోజుకి 2 సార్లు నీళ్ళొచ్చేయండి.
యాహ్! యాహ్! చెప్పండి. హ్మ్. హుహు. అంటే ఏ ఏ టైమ్‌కొస్తుండె?
మార్నింగ్ 7 కొచ్చేయండి. 6-8 ఒచ్చేయి.
మార్నింగ్ సెవెను సిక్స్ టు ఎయిటా?
స్ స్ సారీ, 6-8 అండి. 7 కాదులెండి. 6-8
ఆ! ఓకే. ఆ!
ఈవెనింగు 4-6 ఒచ్చేయండి.
ఓకే. పల్లెటూరులో అంతా తోపుడు బండ్లు తీసుకొని ఒక్కసారి 6 బిందెలు పెట్టుకుంటారు, అట్లా తీసుకొనొచ్చేవాళ్ళ?
అలా కాదండి. ఇంటింటికి కుళాయిలు ఉండేయండి. ఒక వీధికి 2
ఓకే. పల్లెటూరులో గూడా కొళాయిలున్నాయా?
వీధికి 2 కుళాయిలండి.
ఓకే. ఓకే. ఓకే. మరి ఎప్పుడు గొడవ జరగడం అట్లాంటివేమి లేవా?
అవును. గొడవలు జరుగుతాయండి. కానీ 2 అవర్స్ వస్తున్నాయి కాబట్టి, కొంచెం అడ్జస్ట్ అయిపోతారండి. 2 కొ వీధి
హుహు. ఓకే. మంచి నీళ్ళా? బో ఏం నీళ్ళొస్తాయక్కడ?
మాకు మంచి నీళ్ళే వస్తాయండి.
ఆ! ఓకే. ఆ! మంచిగుంది. తర్వాత?
అయితే ఇక్కడ మాకు వస్తున్నప్పుడండి ఒకప్పుడిలా వచ్చేయీ. మాకు పంచాయతీ వారు ఫిల్టర్ చేసి మాకు ట్యాంక్స్ ఉంటాయి, ట్యాంక్స్ నుంచి మాకిలాగొస్తూ ఉంటాయండి. అయితే మేమెం జేసామంటే అండి. అప్పుడు నా చిన్నప్పుడుదిదండి, ఈ రోజుకి 2 సార్లు నీళ్ళొచ్చేప్పుడండి. మళ్ళీ ఇక్కడేంటంటే స్నానానికి అయ్యే నీళ్ళు, తాగడానికి అయి యాక్చువల్‌గా తాగడానికండి. ఇంట్లో ఏదైనా వాడుకోవడానికి, స్నానాలకి అయ్యే నీళ్ళు.
హ్మ్. ఓకే. హ్మ్. చెప్పండి. ఓకే. అవునవునులే. ఏమైనా కడగడానికి ఇవన్నీ.
అహా! ఓన్లీ తాగడానికండి ఆ నీళ్ళండి.
ఓకే. మరి వ్ వాషింగ్‌కి వాటికి ఏం నీళ్ళు వాడతారు?
ఈ వాషింగ్ ఇట్లీ ఎవరి కాళ్ళు అప్పుడు నుయ్యిలు, బావులు అయ్యన్నీ ఉండేయండి ఎవరికాళ్ళకి.
ఓకే. అంటే అవన్నీ సెపరేట్‌గా తీసుకొని వచ్చేవాళ్ళు. తాగడానికి సెపరేట్ నీళ్ళా?
అయి వాడుకోవాలి. యాక్చువల్ ఇంటింటికి ఒక బావుండేదండి. ఒక కొట్టు కొట్టుడు పంపు అంటారు గదండీ! అది కూడా ఉండేదండి.
కొట్టుడు కుంప అంటే?
పంపండి. పంపు. మనం హ్యాండ్ పంప్ అంటారు కదా! భూమిలోంచి వస్తాయి నీళ్ళు.
పంపా. ఓకే. ఓకే. అవునులే చిన్న మోటార్ ఉంటది అదా?
ఐత్ మోటర్ కాదండి. మీరు 'సార్' సినిమా చూసారా అండి? ధన్ ధనుస్. దాంట్లోనే ఆడ్ని కొట్టేసి పంపిస్తున్నప్పుడు. ఒక స్టూడెంటు వాటర్ కొడితే బోర్ ఆహ్ బిగురు బోరింగ్ పంపు అంటారు. <giggles> ఓకే. అ అలాంటిదండి.
చూసాను. బోరింగ్. బోరింగ్. బోరింగ్. బోరింగ్. ఓకే. అంటే గ్రీన్ కలర్ బోరింగుంటదా! దన్ దాన్ని కొడితే నీళ్ళొస్తాయ్ అదే గదా! ఓకే. ఆ!
అవునండి. అవును. అయితే ఇక్కడ ఒకప్పుడు నీళ్ళు అలాగా ఉండేయండి. మాకేంటంటే తాగడానికి, స్నానాలకి అన్నిటికి ఒకే వాటర్ వాడేసేవారండి. మంచి నీళ్లు ఇచ్చేవారు. ఇంకా అందరూ ఇష్టం వచ్చినట్టు వాడేసుకునేవారండి రోజుకి. అప్పుడేం జేశారంటే ఇలా వాటర్ వేస్ట్ చేస్తున్నారని పంచాయతీ వాళ్ళు ఒక పూట కట్ జేసేసారండి ఇవెనింగు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అయ్యో! హ్మ్. అవునులే మీకు విలువ తెలియాలి అన్న ఉద్దేషంతో, కట్ జేసినట్టున్నారు. హ్మ్.
ఆ! అయిపోయిన తర్వాత ఈ మార్నింగ్ టైంలొ వచ్చినప్పుడు ఏం చేసేవారంటే అండి. అప్పుడు అందరూ ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారండి.
పక్కా ఇల్లులు.
హ్మ్. ఇల్లులు కట్టుకోవడం మొదలుపెడితే మార్నింగు అందరూ గంట గంటన్నరకి పట్టేసుకున్నప్పుడు లాస్ట్‌లో ఒక అరగంట ఒదిలేస్తారండి. ఎవరు పట్టుకోరింక అన్నీ ఫిల్లయిపోయిన తరవాత. ఈ అరగంటలో ఏం చేస్
హ్మ్. ఓకే. ఆ అరగంట బోయి మీరు బట్టుకునేవారా ఏంటి సాఫీగా? ఆ!
కాదండి. ఇలా ఎవరింటికి దెగ్గరలో ఆళ్లుంటే ఈ ఇప్ పైప్ లుంటాయి కదండీ, ట్యూబ్ పైప్‌లుంటాయి కదా. ఆ పైపులకి దాన్ని తగిలించేసి ఇంటికి వాటర్ కొట్టేవారండి. ఆహ్
ఓకే. వాటర్ పైప్స్.
వాటర్ పైప్స్ తోటి ఇంటికి కొట్టేసుకునేవారండి. అంటే ఇంటిలికికడ కడతన్నప్పుడు తడిపితే ఎంత తడిపితే అంత బావుంటది కదండి! ఇలా చేసేవారండి. ఇలా చేస్తూ వాటర్‌ని వేస్ట్ చేస్తున్నారండి అందరును.
హ్మ్. ఓకే. అవునవునులే. హ్మ్. హ్మ్. వా అక్కడ వేస్టింగెలా అవుద్ది? ఇల్లు కట్టినాక దానికి సరైన నీళ్ళనేది పెట్టాలి కదా!
మీరు వాడేది, మీరే వ్ ఆహా! మీరు వాడ్ వే‌స్టింగ్ అంటే అక్కడా పంచాయతీ ప్రొవైడ్ చేస్తుందండి. పంచాయతీకి డబ్బులవుతాయండి. అది మంచి నీళ్ళండి. మీరు ఆ
ఓకే. ఓకే. మంచి నీళ్ళని వాడుతున్నారనా? ఓకే. ఓకే. అర్థమయ్యింది.
ఓక్. అర్థమైందా అండి? అక్కడ కొ పంచాయతీకి ఖర్చు కదండీ! అది. పంచాయతీకి ఖర్చుయితే అది తిరిగి భారం మన మీదె ఏస్తారండి.
అర్థమైంది. అర్థమైం అవును. అవునండి. ఎక్కువ కట్టించుకుంటారు కరెక్టే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
పన్నులు కట్టించుకుంటారు. అయితే ఇలా జరుగుతుండగా, ఈళ్ళు చూసి సూసి, ఉప్ ఏం జేశారంటే 2 రోజులకొకసారివ్వడం మొదలెట్టారండి.
హ్మ్. అయ్యయ్యో! మళ్ళీ పెంచేసారా? జనాలేమి క్వెషన్ చేయలేదా? ఎందుకు ఇట్లా నీళ్ళు దగ్గిస్తున్నారు మీరు అన్నట్టుగా.
అవునండి. ఎందుకినం ఎందుకు క్వెషన్ జేస్తారండి?
ఏమా
ఎ మనం ఇప్పుడు నువ్వు రెండ్రోజులకోసారి ఇస్తున్నావు. తీసుకో నీకె అప్పుడు ఏం జేశారంటే వీధికి రెండుండేయి కదండీ! ఇప్పుడు ఇంటికో కుళాయి ఏసేసారండి.
అవును. ఓహో! అవునులే. అట్లయితే ఇంక ఏ గొడవలు ఉండవు. వచ్చినప్పుడు మంచిగా ఏక్కడ కావాలో అవన్నీ నింపి పెట్టుకుంటారు, వాడుకుంటారు. ఆ 2 రోజులు సరిపడా పట్టుకుంటారేమో కదా! హ్మ్.
ఆ! 2 రొ ర్ అవునండి. అవును. ఇలా చేస్తున్నారు. ఇయి కాకుండా ఒకేలా ఏదన్నా పైపు చెడిపోయి రాలేని పరిస్థితుల్లో ఎవరింటికి వాళ్ళకి మీరు చెప్పాను కదండీ పంపులు, బోరు బావులు అయి ఉంటాయి గదండీ! నుయ్యులు.
హ్మ్. అవున. బోరింగ్ బోరింగ్‌, హ్మ్.
ఆయన్నీ ఇంకా వాటిల ద్వారా యూజ్ చేసుకుంటారు. లేదంటేగా అంతగా కొనుక్కొచ్చుకుంటున్నారండి. ఒకప్పుడు ఎలా ఉండేదండి మా పరిస్థితి 2 పూట్ల నీళ్ళొచ్చేది. ఇప్పుడు రెండ్రోజులకోసారి ఒస్తున్నాయండి మాకు. అయితే
హ్మ్. మె హ్మ్. అవునవును. చాలా మారిపోయింది. హ్మ్.
ఇక్కడ ఏం జరిగిందంటేండి, విలువ తెలియలేదండి. నీటిని ఎలా పొదుపు చెయ్యాలి అన్నది తెలియలేదండి ఎవరికీను. నీళ్ళొస్తున్నాయి
మరి అప్పుడు మీరు చిన్నతనంలో అన్నారు కదా! ఇన్ని చూసారు గదా! మీకేమన్నా అనిపిచ్చిందా? ఏంటింత వేస్ట్ చేస్తున్నారు. నేనే పెద్దవాడినైయుంటే ఇలా చేసేదాన్ని, అలా చేసేవాడిని అన్నటేమన్నా అనుకున్నారా మరి?
నేను చిన్నవాడి నుంచి ఇప్పుడు వరుకు జరిగింది చెప్పానండి. అంటే, చిన్నప్పుడు చూసినప్పుడు మనం ఏం చేయలేమండి. మన మాట ఎవరు ఇనరు. ఇప్పుడైతే మనం
ఆ! మీరేం చేయలేరు. బట్ మీకి లోపలన్నా అనిపిచ్చి ఉంటది కదా! నేనే గనక పెద్ద వాడినయితే ఆ! చెప్పండి?
నేనప్పుడు ఏం జేస్తానంటే అండి ఇలా వేస్ట్ అవుతుందని గాను పంచాయతీకెళ్లి కంప్లెయింట్ ఇచ్చేస్తానండి.
ఆ! అబ్బాబ్బాబ్బా! ఓకే. ఇచ్చి?
చెప్తానండి. ఇక్కడ ఇలాగా వాటర్ వేస్ట్ అవుతుంది, మీరెళ్లి చూడండి అని చెప్తానండి. ఎందుకంటే, నాకూ ఒటి నేర్చుకున్నానండి. ఏదైనా సరే మనం ఇచ్చే వ్రా వ్రాతపూర్వకంగా ఏ కంప్లెయింట్ ఇచ్చినా ఏ ఆఫీస్‌లో అయినా యాక్షన్ తీసుకుంటారండి. మాటతో చెప్తే ఎవరు
ఆ! ఏంటో ఆ నేర్చుకొనింది? ఏం రాతపూర్వకంగా ఓకే. ఓకే. ఆ!
వ్రాత పూర్వకంగా ఇవ్వాలండి ఎవ్వరికి ఇచ్చినా సరే మనం.
ఆహా! రాతపూర్వకంగా ఇయ్యడానికి, డైరెక్ట్ నోటితో చెప్పడానికేమి ఏమన్నా తేడా ఉందా? ఎలా?
ఉందండి. నోట్‌తో నోటితో చెప్తే అదీ సాక్ష్యం లేదండి.
వాస్తవం. కరెక్ట్. మరి పేపర్‌లో మీరు ఇస్తారు కంప్లెయింట్ వాళ్ళు చించేస్తే అప్పుడు కూడా సాక్ష్యం ఉండదు కదా!
నా ఇది సా సాక్ష్యం ఉండదంటారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు తీసుకొని సైన్ జేసి ఇవ్వాలి. సైన్ జేసి ఉంటదండి వాళ్ళు తీసుకున్నట్టు. మనం వాళ్ళ సైన్ పెట్టాలండి దాంట్లో.
హుహు. ఓహొ! ఓకే. ఓకే. హ్మ్.
మనం ఫోటో తీసుకొచ్చండి.
ఓహ్! అర్థమయింది. <giggles>
మీరు చూస్తే ఆహ్, మీరు ఇప్పుడు రీస్ రీసెంట్‌గా సూసుకోండి, ఒక ఎంఎల్ఏ‌లు గాని, అపోజిషన్ లీడర్‌లు గానెల్లి కలెక్టర్లుకి, ఎస్‌పి‌లకి ఇచ్చినప్పుడు ఆ లెటర్‌ని ఫోటోలు తీసుకుంటారు. ఈళ్ళు ఒక పక్కన నుంచుంటారు. ఎస్‌పి గాని, కలెక్టర్ గాని, ఒక సైడ్ నుంచుని ఫోటో తీసుకుంటారండి. చూసారా మీరెప్పుడైనా ఇది?
హ్మ్. హ్మ్ హ్మ్. యాహ్! ఇప్పుడు మీరు చెప్తుంటే లైట్ గుర్తుకొస్తున్నయి. సరే ఇవన్నీ బావున్నాయి. మీ చిన్నప్పుడేమో పరిస్థితులు అలా ఉన్నాయి గదా! ప్రెజెంట్ మీరు మీ ఇంట్లో ఎలా పరిరక్షిస్తారు నీరుననేది? ముఖ్యంగా అంటే ఏ విధంగా వాడతారు? ఎన్ని రకాలుగా వాడతారు? ఎక్సెస్ వాడతారా? లేకపోతే సరిపడా వాడతారా? లేకపోతే ఇంగా పొదుపుగా వాడతారా? చెప్పండి.
ఆ! ఆ! అయితే ఇక్కడ మేము మా విలేజ్‌లో ఎలా జరిగేటప్పటికి నీటిని పరిరక్షించాలి. అన్నదొకటి ఒచ్చేసిందండి ఇంకా.
హ్మ్. ఓకే. చిన్నప్పడి నుంచే సూపర్.
ఆ! ఉప్పుడొచ్చిందండి. ఉప్ ఏంటంటే రోజుకో బొ వారానికొకసారిస్తే ఇంకా ఇబ్బంది పడిపోతామండి అప్పుడు మేము.
హ్మ్. అవునవునులెండి. హ్మ్.
అయితే ఉప్పుడేం జేశానంటే ఈ నీటిని ఇంట్లో పొదుపు చేయాలి. ఏంటి? ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నాం? అప్పుడు మేమేం జేసామంటే, ఆహ్, కూరగాయలు కడిగిన తర్వాత నీళ్లండి. అంటే మేము ఇప్పుడు కూరగాయలు కడిగిన తర్వాత షింక్ నుంచి నీళ్ళెళ్తాయి కదండీ! అన్నించెల్లి నీళ్ళు మొక్కలకి పెట్టుకోడం గాని
అవును. హ్మ్. ఏం జేసారు? అవును. అవును. హ్మ్. హుహు.
ఏంటంటే మొక్కలకి సెపరే సెపరేట్‌గా నీళ్ళు పెట్టమండింకా. ఒకప్పుడు
అంటే? ఇప్పుడూ డైరెక్ట్‌గా సింక్ కనెక్షన్ అదేన్ అనేది డైరెక్ట్ కాలువలకు పెడతారు కదా! మరి సింక్‌లోకి వేస్తే నీళ్లనేవి కాలువలోకెళ్ళిపోతాయి కదా! మళ్ళీ మొక్కలకెలా వచ్చేస్తాయవి?
చాలా అంటే ఇబ్బు పై ఇప్పుడు ప్లంబింగ్ మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి ఏదెలాగైనా.
అవునవును. కరెక్టే.
అయితే మేము ఏంటంటే కడి ఒక్కోసారి మేజరు ఇప్పుడు గ్యాస్ పక్కన సింకుంటాదండి పక్కాగా. అయితే అక్కడ మేజరు అన్నీ కడగమండి. మేము ఎక్కువగాను ఆహ్, మన్‌ డెగే సింక్ కిచెన్ రూమ్‌లో కాకుండా వేరే చోట మాకు ప్లేసుంటాది. ఆ ప్లేస్‌లో కడుక్కుంటాం. ఆ ప్లేస్ నుంచి మేమేం జేస్తామంటే, మొక్కల్ మేమింట్లోనే కొంచెం మేము ఆహ్, ఇంట్లో మొక్కలు పండించుకుంటాం. టమాటా, వంకాయి, బీరకాయలు, ఆహ్, పచ్చిమిరప్
అవునవును. పక్కా ఉంటది. హుహు. హ్మ్. హుహు. ఇంట్లోనే గార్డెనింగ్. అట్లైతే సూపర్!
ఆ! ఉంటదండి. అంటే ఇంటెనకాల కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడేసుకుంటామండి. అయితే, మా నాన్నగారేం జేస్తారంటే మనం వాడిన నీళ్ళు, స్నానం నీళ్ళు, అటెళ్ళేతట్టుగా పెడతారండి.
ఓకే. స్నానం నీళ్ళు కూడానా?
ఆ! అయి వేరే అంటే ఇక బాట తీస్తారు.
అవి సబ్బు నీళ్ళు కదా! పెద్ద హానికరం ఏం ఉండదా మొక్కలకి?
మీరలాగనుకుంటే కెమికల్స్ చూస్తే ఇంకా మీరూ కెమికల్స్ ఫుడ్ తింటే ఇంకేమనుకుంటారో! అల్లేసే కెమికల్స్ <giggles> ఇయన్నీ చూస్తే. మీరు తినే చేపలు తింటే ఇంకేమనుకుంటారో! ఎందుకంటే ఇప్పుడొచ్చే చేపలన్నీ ఆర్టిఫిషియల్ చేపలండి. అసలు వాళ్ళకి వాడే కెమికల్ జూస్తే అసలు మీరక్కడ ఆ చేపలు తినడమే మానేస్తారండి.
<giggles> అవును. ఆ! హ్మ్. అన్నీ నేను నాకలవాటు లేదులెండి. ఆ!
ఆ! అయితే ఇలాగా వెళ్తా ఉంటాయండి. ఎంతయిన మనం వాటర్ పీల్చుకుంటారండి. వాటర్ తీసుకుంటారు. అదీ అంటే ఎపు
అవునవునులెండి. హ్మ్. సో, అంటే మీరు చేపిచ్చుకోవడమే ఎక్కడైతే ఈ బియ్యం కడిగిన నీళ్ళు కావచ్చు, కందిపప్పు కడిగిన నీళ్ళు కావచ్చు, ఆ నీళ్ళని ఎక్కడైతే ఒంపుతారో, దానికంటూ ఒక కనెక్షన్ పెట్టారనమాట. డైరెక్ట్ చెట్లలోకి వెళ్లి పడాలి. అండ్ అలాగే బాత్రూమ్‌లో ఏదైతే వాటర్ మీరు వాడుకుంటారో బా స్నానం చేసేతప్పుడు, ఆ వాటర్ గూడా డైరెక్ట్‌గా చెట్లకు పడేలాగా అరేంజ్ చేసారు. బావుంది.
అవునండి. అవును. అవునండి. కొబ్బరి చెట్లుకి ఈట్లికెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటామండి. అలా కాదు.
హ్మ్. సరే ఇప్పుడూ, బాత్రూమ్‌లో బాత్ చేస్తారు, ఆ నీళ్లు పోతే ఓకే. సరే సబ్బు నీళ్ళనుకోవచ్చు. కానీ బాత్రూమ్‌లనేది క్లీన్ చేస్తారు కదా, అప్పుడు కొంచెం మురిగ్గానే ఉంటది గదా, మరి అప్పుడెలా?
మీరు చూస్తే అది ఇప్పుడూ బి వూ నీరు డైరెక్టర్‌కెళ్తండి కొంచెం జర్నీ చేస్తాదండి వాటర్ ఎప్పుడూను. డైరెక్టరెళ్లి మొక్కలు బాత్రూమ్‌ల పక్కన మనం పెట్టమండి.
హుహు. ఓకే.
మీకర్థమై జర్నీ చేస్తున్నప్పుడు డస్ట్ అనేది కొంచెం పడినెంటనే ట్రావెల్ చేయదండి.
ఓకే. అంటే ఏం ఫీల్టర్ రైజ్ చేస్తదా అదంతేకదా?
అది వావర్ ఫ్లో‌కి పడిన చోట డస్ట్ పక్కకెళ్ళిపోద్దండి వాటరె స్లో‌గా వెళ్ళనా ఒద్దా చూడండి గూడ్స్ రైలెళ్తది చూడొచ్చు
హుహు. అర్థమైంది. అర్థమైంది. అర్థమైంది. మీరు ఫిల్టర్ పెట్టరు కదా, లైక్ వేస్టేజ్ అంతా అక్కడే స్టాప్ జేస్తుంది, ఫిల్టర్‌ అవుట్ చేసినవి చెట్లకొచ్చేస్తాయి అంతేనా?
అలా ఆ! అవునండి. మరీ ఓవర్‌ ఫ్లో. ఒక వ్ వరదొస్తుందనుకోండి, అప్పుడు మన డస్ట్ అంతా వచ్చేస్తదండి. అదేం జేయలేం. ఇలాంటాటిలికి పెద్దేముండదండి. ట్రై‌జేసి చూడండి మీరు.
ఓకే. ఓకే. అవునవును. కరెక్టే. అబ్బా! చెట్లకి కూడా, జనరల్‌గా ఎవరన్నా నీళ్లు తాగా తాగాలి అన్నప్పుడు ఫిల్టర్ జే‌సుకొని దాగుతారు గదా. తాగేదానికంత శ్రద్ధ దీసుకుంటారు. మీరు దాంతో పాటు ఇలా మొక్కలక్కూడా ఫిల్టర్ చేసిన నీళ్ళే పంపిస్తున్నారంటే మీరు సూపరండి. ఆహ్, నెక్స్టు.
<chuckles> ఆ! అయితే ఇలాగుంటది. ఇంకోటి ఉ మనం మేమూ ఇంకోటేంటండి? నేను హైదరాబాదెళ్ళినప్పుడూ, మా బావోళ్ళింట్లో చూసానండి.
హ్మ్. బట్టలు. హ్మ్. ఏం చూసారు?
మనం బట్టలు ఉతుకుతామండి. వాష్ చేస్తాం. ఏదన్నా కా ఇంట్లోని వాషింగ్ మెషిన్‌లో ఎయలేనియి కొన్ని ఉంటాయి. ఆహ్, అక్కడ అంతా ఇరుకండి. వాషింగ్ కూడా బాత్‌రూమ్ లోనే చేసుకోవాలండి.
అవునవును. అవునవును. హ్మ్. ఓకే.
సిచ్యుయేషన్లు అలాగుంటాయండి హైదరాబాద్ సైడ్. అయితే మా ఏంటిని అక్కడ మా బావొక టబ్ పెట్టారండి.
హుహు. ఏం టబ్బు?
మాములుగా ఒక ఎంప్టీ టబ్ పెట్టారు.
ఓకే.
బాత్‌రూమ్‌లో. ఏంటిది? అనంటే, ఏదైతే బట్టలు కడిగేసిన తరువాత మనం ఏదైనా షూస్ క్లీన్ జేసినా, ఇయన్నుంటాయి కదండి! ఆట్ ఆ వాటర్ ఆ టబ్‌లో వేస్తారండి.
హ్మ్. హ్మ్. అవును. వేస్తా
మనం వాష్‌రూమ్‌కెళ్తా కదండి! ఇప్పుడు మనం వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు, ఫ్లష్ ఔట్ చేయనప్పుడు ఆ వాటర్ వాడతారండి. ఫ్లష్ ఔట్. అవునండి. డ్రి మీకు తెలీదండి. ఇది ఇలాగ వాడతారండి. ప్లష్ ఔట్‌లకి డస్ట్ వు డిర్టీ వాటర్ వాడితే ఏం వ ఏం పర్లేదు కదండీ!
ఆ! ఆ! అదేంటది? హుహు. పర్వాలేదు. కానీ, నీళ్ళు నిజంగా ఉన్నప్పుడు డర్టీ వాటరె ఎందుకు వాడాలి? మంచి నీళ్ళు కూడా వాడుకోవచ్చు కదా?
హ్మ్. మీకు హైదరాబాద్ సైడ్ వాటర్ చాలా బా పొదుపుతో వాడతారండి. మీకక్కడికి అంటే మీరు వెళ్లుంటే తెలుస్తదండి అది. అంటే, అలా ఉన్నాయండి పరిస్థితులు. మీకు ఇంకోటండి, ఇప్పడికీ ఇంత వాటర్ మీరనుకున్నారు. వాటర్ మాకు రీసెంట్‌గా ఇంకా మాకేం తెలిసిందంటే అండి, మా ఇంటికొచ్చండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమందొచ్చి మా ఇంటి దెగ్గర ఫోర్ హండ్రెడ్ ఫీట్ లోనే ఒక బోరేశారండి.
పొదుపుగా వాడతారా? ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. మంచి విషయమే గదా! బోర్ వేస్తే వాటరొచ్చేస్తాయ్. వాడిపోవచ్చు.
ఆళ్లెయ్‌ళ్లేస్ ఏసారు గానండి, ఏం నీళ్ళు తీయట్లేదండి అక్కడి నించి.
మరేం తీస్తున్నారు?
మా ఊరు వాళ్ళందరూ ఎళ్లి అడిగారండి. ఇక్కడెందుకు ఏస్తున్నారు? ఎయ్యొద్దని అబ్జెక్షన్ పెట్టారండి.
హ్మ్. ఓకే.
అది ఊరు మధ్యలో వేసారండి అట్టుకొచ్చి.
మధ్యలో వేస్తే అడ్డం అవుతుంది కదా తిరగడానికో లేకపోతే హ్మ్.
అడ్డమవుతదండి. అవునండి. అయితే వాళ్ళెందుకు అక్కడ ఖాళీ స్థలం ఉందక్కడ ఏశారు. ఎందుకేశారంటండి రాబోయే తరాలకంట భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయంటండి.
హ్మ్. అంటే?
ఇంకో 30 ఇయర్స్‌, 20 ఇయర్స్‌లో నీళ్ళు దొరకవంటండి. మంచి నీళ్ళు.
ఓకే. అంటే 'కల్కి' మూవీ లాగా అయిపోద్దంటారు.
అయితే వాళ్ళు ఇప్పటినుంచే దాన్ని ట్రై జేస్తున్నారండి. మంచి నీళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాయని వాళ్ళు పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఆ! అప్పుడేమన్నారంటే
హ్మ్. వెతుకుతున్నారా! మరి ఇప్పుడు బొక్కలవన్నీ పెట్టేస్తే వాళ్ళు తవ్విన ప్లేస్‌లో నీళ్ళు దొరకలేదనుకోండి ఆహ్, మళ్ళదంతా ఇబ్బందే గదా!
లేదండి. వాళ్ళు టెస్ట్ చేస్తారండి. ఎవరీ 50 ఫీట్‌కి, 100 ఫీట్‌కి టెస్ట్ చేసుకుంటును 400 ఫీట్‌కెళ్లారండి.
ఓకే. ఓకే. ఆహా!
ఎళ్తే టూ హండ్రెడ్ ఫీట్ దగ్గర మాకు మంచి వాటర్ దొరికిందంటండి. అది ఒక 50 కిలోటమీల కిలోమీటర్ల వరకు ఇవ్వచ్చంటండి వాటరు. అక్కడ పెద్ద ప్లాంట్లు కట్టేస్తారంటండి ఇప్పుడు.
అంటే వాటర్ ప్లాంట్స్ లాగానా?
ఆ! ఎప్పడికంటే ఎక్కడైతే ఇప్పుడు తగ్గిపోతున్నాయి వాటరనదప్పుడు ఇక్కడ మొదలెడతారంటండి.
హుహు. ఓకే.
అందుకు, చూసారండి మేమేమనుకున్నాం నీళ్ళు మీరంటున్నారు నీళ్ళున్నాయి కదా ఎందుకిలా వాడుతన్నారండి? మనం ఏమంటున్నాం ఇప్పుడు ఇప్పుడు సేవ్ జేస్తే అలాంటి పనులాపుతారండి. ఇప్పుడిది ఎవడు సేవ్ జేయట్లేదు కాబట్టి, అలాంటియి మొదలెడుతన్నారండి. గవర్నమెంట్ గూడా ప్రత్యేక మార్గాలు చూస్తున్నాయి. దానికి రూ. 1,00,00,000 అయ్యిందండి. దానికలా చేయడానికి.
ఓకే. తరవాత?
అదేను చెప్తున్నాను. నేననెది నీళ్ళు మనం చాలా పరక్రియ పరిరక్షించాలండి. మన ఇంట్లో చ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వాడితే మనకి రాబోయే తరాలకి నీళ్ళుంటాయి. లేపోతే లేదండి. అంతేనండి.
యాహ్! మీరివి ఇన్ని చెప్పారు కదా! నిజంగా అంటే ఇవన్నీ మీ ఇంట్లో ఫాలో అవుతున్నారనేనా?
నీము మేము ఫాలో అవుతాను. నీటినైతే వృధా చేయమండస్సలు. నీటిని ఎట్టి పరిస్థితుల్లో నేను వృధా చేయను. ప పిల్లల అసల మా పాపకి గాని మా పిల్లలకు గాని ఎవరిని నీటిలో కూడా ఆడని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతామండి మేమసలు.
హ్మ్. సరే నీటిని వృధా చేయరు. బానే ఉంది. కొంచెం నీళ్ళ కరువుందన్నారు గదా! అలాంటప్పుడు నీళ్ళు అడ్జస్టయితాయా మరి మీకు?
అవుతాయండి. ఎందుకంటే చెయ్యాలండి ఒక్కోసారి నీళ్ళు లేని పరిస్థితులు గూడా ఉన్నాయండి. మేమ్ ఫేస్ చేశాం. నీళ్ళు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక్కోసారి పంచాయతీ వోళ్ళు నీళ్ళివ్వరు. ఇంట్లో మోటర్ పని జేయదు. అస్సల అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చాలా ఫేస్ చేశాం మేము.
ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరన్నా వృధా అదె ఎక్కువ ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు గదా! వాళ్ళు ఒకే ఒక స్టెప్ తీసుకుంటే, అది తగ్గిపోతుంది అని అన్ అనడానికేదన్నా ఉందా? టిప్ లాగ అలా.
ఉందండి బా మార్పు ఒకడితో మొదలైతే బా వెళ్తదండి. ఇ
ఆ! ఒక్కరితోనే మొదలవుతది. అది ఏ విధంగా అనేది తెలియాలి గదా! ఒకే ఒక దెగ్గర స్టాప్ చేస్తే ఒ
ఆ! పరిరక్షించుకోవాలి. పరిరక్షించుకోవాలని అంతేనండి అందరు.
ఓకే. సో, మీరు చేశినట్టు మొక్కలకి వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేయాలి. ఈవెన్ బాత్‌రూమ్‌లో ఏవైనా బట్టలు అవి హ్మ్. ఉంటే వాటర్ అవి ఫ్లష్ ఔట్ జేయాలి. దానికి వాడుకోవాలి అంటారు. చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలండి.
అంతే.